ఓహ్! ఓహ్! ఓకే. ఓకే. అదొకటుంది మళ్ళీ. హ్మ్. మంచిదది నిజమే. హ్మ్.
ఊరుకూరుకే తీసుకోడం గూడా మంచిది కాదు. ఆహ్, ఇంకొకటేంటిదంటే ఆహ్, ప్రతి రో ఆహ్, ఇ-ఇప్పుడు సమ్మర్ సీజనొస్తే ఈజీగా డీహైడ్రేషన్ అయిపోతది. అసలెండలు భారీగా ఉంటాయి చెప్పక్కరే లేదు. అయితే ఆ టైమ్‌లో ఆహ్, సబ్జా సీడ్స్ అని దొరుకుతాయి.
హ్మ్. హ్మ్, హ్మ్. కరెక్ట్. అవును. అవునండి. నల్లగా చిన్న చిన్న గింజల్లాగుంటాయి. ఆ! హ్మ్.
ఆ! సబ్జా గింజలు ఆ చల్లగా ఉంటాయి. వాటిని నీళ్ళలో వేస్తే తెల్లగా ఇట్లా ఉ ఉబ్బుతాయన్నమాట. ఆహ్, ఈ దాంట్లో ఆహ్, సీడ్స్‌ని వాటర్‌లో వేసేసి అందులో కొంచెం లెమన్, హనీ కలుపుకొని తాగామన్ హ్మ్ తాగామంటే ఆహ్, బాడీ కొంచెం కూలవుతుంది. హ్మ్.
ఉబ్బుతాయి. ఆ! హ్మ్. కూలవుద్దీ. అందుకేనేమో వీళ్ళు ఫలూదాలో దాంట్లో దీంట్లో పైన సబ్జా గింజలు వేసి ఓకే, ఓకే. హ్మ్.
ఆ! అవునవునవును. ఆ! అంతే గాకుండా నన్నారి వ్రేళ్ళు అని గూడా ఉంటాయనమాట. ఆ! అది కూడ
హ్మ్. నన్నారి వేళ్ళు అవునండి. అది రాయలసీమలో ఎక్కువ దొరుకుతుంది కదండి. మన ఇది త ఆంధ్ర తెలంగాణలో కన్నా కూడా.
ఆ! ఆహ్, తెలీదండి అది.
ఎక్కువ నేను కర్నూల్ అనంతపూర్ ప్రాంతాల్లోనే చూసా నేను నన్నారి. ఈ మధ్య ఒస్తొంది సిటీకి కూడా కానీ ఎక్కువ అక్కడే చూశా నేను. హ్మ్.
ఆహా! ఓకే. ఓకే ఓకే. తెలీదండి పెద్దగా ఎక్కడ దొరుకుతుందో. కానీ ఈ దీని గురించయితే విన్నాను. నేను ఆ! నన్నారి గూడా సేమ్ లెమన్, హనీ, నన్నారి జ్యూస్ వేసేసుకొని ఆ! తాగొచ్చనమాట. ఇది గూడా వంటికి చలవ. ఆహ్, ఇ ముఖ్యంగా అయితే మేము సమ్మర్ సీజన్‌లో ఈ, ఈ సబ్జా సీడ్స్, నన్నారి సీడ్స్, ఈ నన్నారి జ్యూస్ ఇదైతే వాడుతూ ఉంటాం.
ఆహాహా! ఓకే. ఆ! హ్మ్. హ్మ్. చలవంటారు. అవును. హుహు. హ్మ్, హ్మ్. అయితే సమ్మర్ అనేసరికి ఇంక మనం మామిడి పండ్లని విడదీయలేము సమ్మర్ అంటే మనకి మ్యా ఒకవైపు ఆ! <chuckles>
<chuckles> వేడి ఉన్నా ఏం జేశినా, ఆ! తినాల్సిందే.
తినాల్సిందే. ఓ వైపు ఆవకాయ పచ్చడి నడుస్తూంటుంది. ఓ వైపు పండ్లు నడుస్తూంటుంది. ఇంకా డామినేషనంతా మ్యాంగోదే ఉంటుంది. మరి మీ ఇంట్లో ఎలా ఉంటది? మీరు ఆవకాయ ఖచ్చితంగా పెట్టేవారా? లేకపోతే ఎలా? అంటే మళ్ళీ ఆవకాయలో గూడా బోల్డు రకాలు మళ్ళీ మనం ఒక్కదానితో తృప్తి పడం తెలుగు వాళ్ళం అసలు. <giggles>
ఆ! ఆ! కరెక్టే కరెక్టే. అవును. అవును. ఓహ్! అవును. అవునవునవును. హ్మ్. అయితే మావిడికాయ పచ్చడి ఫేమస్ అండి మాకు. మా అమ్మమ్మ గారు బెడతారనమాట. పెట్టేసి అందరికీ పంపిస్తారు. ఆ! అందరికీ ఎ డబ్బాలలో వేసేసి పంపిస్తారు. ఆహ్, ఇంగ ఆ టైమ్‌లో ఎన్ని కూరలున్నా గూడా మామిడిచికాయ పచ్చడే తినాలి అని అనిపిస్తది. కొత్తగా. ఆ! అవును. కొత్తగా పెట్టిన పచ్చడి గాబట్టి ఆటోమేటిక్‌గా అదే తినేవాళ్ళమెక్కువగా.
సో ఎ ఎ హ్మ్, హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. తినాలి కొత్త ఆవకాయ రుచసలు వేరే లెవెల్ హ్మ్. హ్మ్. హుహు. <sniffs> ఓకే. మరి వ్ హ్మ్.
ఇంకా మామిడి పళ్ళు ఆహ్, మామిడి పళ్ళు గూడా ముక్కలు గోసుకొని తినడం అంటే మహా చిరాకండి. <chuckles> దానికి పండు, పండు అలా దినాల్సిందే.
హుహు. డైరెక్ట్‌గా రసాలు తినేయటమేను. <laughs> ఓకే. స్
మా పిల్లలగు గూడా భలే! ఇష్టం మామిడిపండ్లు.
అవునా? ఈ ఈ వేడి చేస్తుంది గదా! దానికేమైనా విరుగుడుంటుందా? ఏమైనా చిట్కాలున్నాయా వేడి చేయకుండా? మామిడి పళ్ళు ఎంజాయ్ చెయ్యాలి, మజ్జిగ తాగటమే. ఓకే ఓకే.
హ్మ్. ఆ! ఇగ మజ్జిగ తాగడమే. ఆ! మజ్జిగ తాగడమే మజ్జిగ, లెమన్ జ్యూస్, షర్బత్లు ఇవి తాగాల్సిందే. అవే కొంచెం న్యాచ్య‌రల్ రెమెడీస్.
హ్మ్. హ్మ్.